అవును. అంటే ఈ ఒక బౌండరీ అనేది పెట్టుకుంటే అటూ మంచ్ ఆహ్, మనకి మంచిగుంటుంది. ఇంకా వేరే సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా మంచిగా ఉంటుందంటారు.
అవునండవును.
అవును. నిజంగా టెక్నాలజీస్ ఎలా పెరిగిపోయాయంటే, మ్యారేజ్ దె మ్యారేజెస్ దగ్గర నుంచీ ఒకళ్ళు అరెస్ట్ అయ్యేదాకా ఈ టెక్నాలజీస్ అనేవి పెరిగిపోతూనే ఉంటున్నాయి. సో ఈ టెక్నాలజీ హ్మ్. నిజంగా!
అసలెక్కడ గాప్ లేదండి. దేనికైనా సరే, ఈ టెక్నాలజీ ముడిపడిపోయుంది గదా!
అవును. ఈ టెక్నాలజీస్ వల్ల మీరు ఏదైనా ఆహ్, ఒకా మర్చిపోలేని విషయం వ్యక్తిగత సంబంధం ఏదన్నా ఒకటి జరిగిందా?
హ్మ్. అంటే నాకు పాజిటివ్‌గా అయితే, గనకా యాక్చువల్‌గా నేను డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉండేవాడిని యాక్చువల్లీ. ఒక 4 ఇయర్స్ అన్నమాట.
హ్మ్. ఓకె. ఓకె. హ్మ్.
హ్మ్. సో తను అసలూ ఈ కంట్రీలోనే లేదు. వేరే కంట్రీలో ఉంది.
ఓకె.
హ్మ్. అటు అటువంటి సమయంలో నాకీ టెక్నాలజీ బా ఉపయోగపడిందండి. ఎందుకంటే, మనం ఇంతకు ముందులాగా ఒక లెటర్ రాసుకొని ఎలా ఉన్నావు? ఏంటి? అటువంటి సమయం కాదు గదా ఇదీ.
హ్మ్. అవును, అవును.
సో అంటే సమయం కూడా చాలా స్పీస్ హ్మ్. ఆ! బాగా ఉపయోగపడింది.
చాలా అంటే, మీకు యూజయిందీ అంటున్నారు. ఈ మీ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళవి. నిజంగా అండి చాలా బా చెప్పారు. ఎలా టెక్నాలజీస్‌ని ఎలా యూజ్ చేసుకున్నారు. మీరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నప్పుడు వీడియో కాల్స్ కానివ్వండి, అలాంటి వాయిస్ చాట్ ఇలాంటివన్నీ టెక్నాలజీస్ వల్లే వచ్చాయి. కాబట్టి వ్యక్తిగత సంబంధాలను కూడా మీకు మంచిగా యూజయింది అని చెప్తున్నారు. చాలా బాగా మాట్లాడారండి. తప్పకుండా మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ధన్యవాదాలు.
అవును. అవునండి.